హ్మ్.
ఎట్లా అయిపోతుందంటే అండి. ఆహ్, మనము టయానికి తినము. తింటాము, మొత్తానికి ఏదో ఒకటి తింటాము. కాకపోతే అది సరైన పోషకాలు ఉండకపోవడము, అది తినే తిండిలో కూడా బలం లేకపోవడము. ఇలా రకరకాల కారణాల వల్ల మనం సమయానికి తిన్నా తినకపోయినా గానీ, మనకి ఆరోగ్య సమస్యలనేవి ఒస్తూనే ఉంటాయి. కానండి బిజీగా ఉన్నప్పుడు. కొన్ని, కొన్ని నియమాలు పాటిస్తే అంటే మనం ఆహారం తినే ముందు కొంచెం మంచి నీళ్లు తాగడము, తిన్నాక తాగడము మధ్యలో తాగకుండా ఉండడం. లైక్ కొద్ది, కొద్దిగా ఏదో ఒకటి నియమాలనేవి ఉంటూనే ఉంటాయి. అలాంటివి పాటిస్తే కూడా మనం ఎంతో చక్కగా ఆరోగ్యవంతులమైపోతాం. మీరైతే ఎట్లాంటి నియమాలు పాటిస్తారు?
అవునవునండీ. నేను ఆహ్, కంపల్సరీ అంటే మార్నింగు బ్రేక్‌ఫాస్ట్ అంటే, బ్రేక్‌ఫాస్ట్ చేసి న్ అంటే ఫస్ట్ లేవగానే ఒక గ్లాస్ వాటర్ తాగుతానండి. సింపుల్‌గా ఒక్కసారి చెప్పలే ఫటాఫట్ చెప్పేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ ఆహ్, అంటే మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ నుంచి 2 గ్లాస్‌లు లూక్ వార్మ్ వాటర్ తాగుతాను. దాని తర్వాతకి
ప్రే మో హాట్ వాటర్ తాగుతారు. ఎందుకని? వేడి నీళ్లు తాగితే ఏమవుతుంది?
అంటే మనం ఏదైతే ఆహ్, ఈసోఫాగస్‌కు నుంచి లోపట్ట స్టొమక్ వరకు ఏదైతే మన మనం పడుకున్నప్పుడు ఏదైతే మన ఆహ్, ఇంకా మిగిలిపోయినదేదైనా క్లీన్ కాకుండా లెక్క ఉంటే అది ఆహ్, ఫ్లష్ ఔట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, దానివల్ల అది కాకుండా ఇంకా మనము రాత్రంతా లేవగానే నీళ్ళు వాటర్ తాగం. సో, మన బాడీకి వాటర్ చాలా అవసరం అండి. సో, అది మన ఇంకా కొంతమందికెట్లుంటదంటే ఆహ్, మార్నింగ్ వాటర్ తాగడంతోనే ఒక ఫ్లష్ ఔట్ అయిపోతది ప్రతి ఒకటి. ఎందుకంటే, మన గట్ అనేది మన గట్ అంటే మన స్టొమక్ ఏదైతే కావాలో ఎ ఎక్స్‌పెక్ట్ చేస్తది పొద్దున లేవగానే వాటర్. కానీ మనం మొఖం కడగలేదు కదా అనేసి ఆహ్, వాటర్ తాగం. అందుకంటే మనం ఆహ్, పోస్ట్‌పోన్ జేస్తూ ఉంటాం. బట్, ఇట్ డసెంట్ మేక్ ఎని సెన్స్ మనం పల్లలో ఉండే బాక్టీరియా ఉన్నది, అది ఉన్నది, ఇదున్నది అని లేకపోతే నోరు బాలేదు, కడుక్కోలేదు అనేసి ఏం ఉండదండి. ఎందుకంటే, మన బాడీయే బాక్టీరియాతో నడుస్తుంది. ఇంగ <chuckles>
ఓకే. అవునవును. నిజమే వెంటనే పనుకుంటాం కాబట్టి ఆ! నిజంగానే. కచ్చితంగా. అది నార్మల్ వాటర్ తాగడానికి నిజమే. నిజంగానే. చాలా మంది తెలుసా అండి మీకు? ఉదయం లెగవగానే ఈ ఆహ్, ఏమంటారు బ్రష్ చేయకుండా మంచి నీళ్ళు తాగితే కూడా, చాలా ఆరోగ్యం అని చెప్తున్నారు నిపుణులు.
అవునండి. అది హెన్స్ ప్రూడ్ అది.